అవునవును. అసలు ఏంటి 5 నిమిషాలు పడుతుందండి, ఇప్పుడు ఏదైనా ఇలా పెద్ద, పెద్ద స్కేల్‌లో జరిగిన ఈవెంట్ కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల ప్రచారం కానివ్వండి సడెన్‌గా ఇప్పుడు, ఇప్పటికిప్పుడే మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే ఏదైనా అయిందనుకోండి నెక్స్ట్ 5 మినిట్స్‌లో అసలు ప్రపంచంలో ఇలా మారిపోతాయి ఇట్లా వ్యాపించిపోతాయనమాట. ఇప్పుడు ట్రంప్ ట్రంప్‌కి ఆహ్, మర్డర్ అటెంప్ట్ జరిగింది గదా! అది జరిగిన అసలు 2 మినిట్స్‌లోనే ఆల్మోస్ట్ ఇక్కడ మనం కూర్చున్న దగ్గర దాకా ప్రసారం అయిపోయిందనమాట. ఇలా అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా పెద్ద న్యూస్ అయితే రెండే, 2 నిమిషాల్లో లేకపోతే 5, 6 నిమిషాల్లో ఇలా వ్యాపించే విధంగా అయిపోయింది సోషల్ మీడియా వా ద్వార. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీమ్ వచ్చేస్తది. హ్మ్. ఆ! అప్పుడు ఒకటి షూట్ చేసారు. హ్మ్. హ్మ్. ని నిజమండి. అది కూడా 5, 6 నిమిషాలు కూడా క్రియేట్ చేయడానికి ఆ న్యూసనేది క్రియేట్ చేయడానికి పడుతుంది గానీ. అమ్మ! అసలు ఫాస్ట్. హ్మ్.
అదే. అంతే ఆ! ఆ ఫోటో అయితే అప్పుడే తీసేస్తారు. అప్పుడు తీసేయంగానే ఇంకా ఆ మెమరీ కార్డు ఫోన్‌లో ఏసేసి, ఫోన్‌లో నుండి ఇట్లా ఆ మీడియా పేజ్‌లకి పంపియ్యంగానే ఆ మీడియా వాళ్ళు చెప్పగానే ఇంకా ఈ మీమర్‌లు కూడా ఇంకా డ్యూటీ ఎక్కేస్తారిప్పుడు. వాళ్ళకి రీచ్ అయిపోవాలి గద. ఎప్పుడు ఏంటంటే ఏదైనా ఇట్లాంటి పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఆ! నేను ఈ ట్రంప్ మర్డర్ అటెంప్ట్ గురించి చెప్పాను గద. ఇవే కాకుండా చాలా ఉంటాయి ఇంకా. ఈ సెలబ్రిటీ స్కాండల్స్ కానివ్వండి లేకపోతే, కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ కానివ్వండి లేదా, ఏదైనా ఇలా విచిత్రంగా చేశారనుకోండి. ఈ మిమ్ పేజెస్ అందరూ కూడా అంటే కాంపిటీటివ్‌గా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఎవరి ఎవరికెక్కువ వ్యూస్ వస్తాయి? <chuckles> ఎవరికీ ఎక్కువ లైక్స్ ఒస్తయి? అనే కాంపిటీషన్‌లో వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ముందుగా ఇట్లా ఏమో అంటే వాళ్ళు ఆళ్ళ టైమింగ్ కూడా ఆ విధంగా ఉంటది ఇంక.
ఆ! మీడియా వాళ్ళు తీసుకోవడం ఇంక ఒక్కసారి స్టార్ట్ అయిపోయిందంటే ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఆ! విచిత్రంగా. ఆ! <laughs> ఆ! ఒక గ్రూపుండుంటదండి. బహుశా వాళ్ళ దగ్గర రెడీగా. హ్మ్.
అదే ఆహ్, అదే. అంటే వాళ్ళ నెట్‌వర్కింగ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు గానీ. అందరూ అనుకోని చేస్తారో, అనుకోకుండా చేస్తారో చాలా మటుకు అందరూ ఇలా ఒకేలానే పెడతారు. అంటే కనెక్ట్ అయ్యేలా పెడతారు. ఇంక, అందుకే ఇంకా ఆ కనెక్షన్ వల్ల రిలేటబిలిటీ వల్ల మనం మాట్లాడే సంభాషణలో అనుకోకుండానే, అది మనం మాట్లాడేస్తాం. వాళ్ళు చెప్పిన డైలాగ్సు, లేకపోతే ఆ మీమర్స్ పెట్టిన డైలాగ్స్.
హ్మ్. <giggles> హ్మ్. చాలా. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్.

అంటే చాలా విధాలుగా మారాయండి. అంటే ఇప్పుడు ఫ్రెండ్సు ఫ్రెండ్స్ మధ్యలనే తీసుకోండి. వాళ్ళు ఎక్కువగా మేమ్ షేర్ చేసుకుంటారు కాబట్టి. వాళ్ళకి వాళ్ళకి ఒక కామెడీ టైమింగ్ అనేది సెట్ అయిపోతది ఇప్పుడు.
హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్.
అంటే ఒకళ్ళు మేమెప్పుడు షేర్ చేస్తామంటే ఇది నాకు నచ్చింది అంటే నేను నవ్వుతున్నాను అంటే, మా ఫ్రెండ్ కూడా నవ్వుతాడేమో అని చెప్పేసి షేర్ చేస్తాం కదా! కాబట్టి ఇద్దరి కామెడీ టైమింగ్ గూడా అంటే ఒక విధంగా సేమ్ అయిపోతది. అలా సేమ్ అయిపోతే ఏంటంటే, వాళ్ళు కలిసి జోక్ ఎసుకోడాలు, కలిసి డైలాగ్ చెప్పడాలు స్టార్ట్ అయితాయన్నమాట. ఇట్లా అవ్వడంతో ఇంక సంభాషణ కూడా ఈ విధంగా ఒకేలాగా మారిపోతది ఇద్దరిది. ఇప్పుడు ఏదైనా డైలాగ్ అన్నారనుకోండి.
హ్మ్. అవును. హండ్రెడ్ పర్సెంట్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. హ్మ్.
హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు బాగా ప్లాన్ చేశావురా అనె బదులు, పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్ అని. అది 'ఈ నగరానికి ఏమైందిలో' నుండి ఆ డైలాగ్ ఒచ్చింది. అది అంటే సినిమాలో అంతగా హిట్ కాకపోయినా అంటే సినిమాలో బానే ఉంటది ఆ డైలాగ్ అప్పుడు. అప్పుడు రిలీజ్ అయినప్పుడు విజిల్స్ అవి ఎశారేమో గాని, తరువాత 1, 2 ఇయర్స్‌కి మీమ్స్‌లో మళ్ళీ ట్రెండింగ్‌కొచ్చిందది.
హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఏమైందిలో. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! అదే కదా! హ్మ్.
అంటే ఈ, ఈ మీమ్స్‌లో ఏంటంటే ముఖ్యంగా, సినిమాలోని డైలాగ్‌లు, ఇంకా ఈ రాజకీయ నాయకుల నాయకుల డైలాగ్‌లు, ఇవే కాకుండా బయట సెలబ్రిటీ వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే ఆ డైలాగ్‌లు, ఎక్కువ ఫేమస్ అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, కొన్ని చాలా డైలాగ్స ఏ ఉన్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడేవి. ఇలా షర్మిల గారు చెప్పారు ఒకసారి "ఆడపిల్ల అంటే అక్కడున్న పిల్ల' అని అదే అదే ఇలాంటి చాలా ఈ పోలి పొలిటికల్‌గా అది అట్లా ఆమె మాట్లాడినంక మీమ్స్‌లో ట్రే ట్రెండింగ్ అయింది ఆ ట్రెండింగ్ అయింది అని చెప్పి సినిమాలలో కూడా తీసుకున్నారు. ఇలా అంటే ఆహ్, ఎక్కువ సార్లు మన్ మనుషులకి ఇనిపిస్తాయి కాబట్టి ఇట్లాంటి డైలాగ్సు ఆటోమేటిక్‌గా ఇలా సంభాషణలో దాన్ని ఇంక్లూడ్ చేసేసుకుంటారు. సేమ్ అదే, అదే మాట అనకున్నా కూడా దానికి వేరేలా యాడ్ చేసి అంటారన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. <chuckles> ఆ! <laughs> అక్కడున్న పిల్ల కాబట్టి ఆ! అందుకని ఆడపిల్ల అంటామనీ. హ్మ్. తీసుకుంటారు. అవును. హ్మ్.